అంటే, ఆర్థికంగా గూడా అతన్ని ప్రోత్సహించారా అండి?
అవునండి. అయితే తనొకటే మాటన్నాడు, "నా బాధేంటంటే, నేనింక ప్రిపేరవ్వలేను. నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది. నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండచ్చు, ఆహ్, కాకపోతే నేను మళ్ళొకసారి రూమ్‌లో కూర్చొని మేము ప్రిపేరవ్వ‌డము, నా వల్ల గా నేను చే అంటే, ఆర్థికంగా నేను చె జాబ్ చె జ ఆ! ఆస్టల్‌కి కట్టాలి. జాబ్ చేసుకుంటూ ప్రిపేరవ్వడమంటే, ఈ కాంపిటిషన్‌లో అసలు ఆహ్, సాధ్యమయ్యే పనే కాదది. కాబట్టీ, ఇక, ఇంగ ఎట్లా అదే నాకదే ఆలోచనలో ఉన్నా" అంటే, అరే, నువ్వు డబ్బుల గురించి ఏం ఆలోచించకు, నేను హెల్ప్ చేస్ నే నువ్వు హాస్టల్లో జాయినయిపో, రూమొద్దు. నువ్వు మంచిగా హాస్టల్లో జాయినయిపో, పీజీలో రూమ్ తీసుకో. ఒక సపరేట్, నువ్వొక్కనివే రూమ్ తీసుకో. నీ పీజీ రూమ్‌కి, నీకు భోజనం ఖర్చుకు మొత్తం అంటే, అప్పుడికి నేను సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేస్తున్నానండి. సో, నేను నీక్ నేను నీకు డబ్బులు పంపిచ్చేస్తా.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హాస్టల్ డబ్బులు కట్టాలి. ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. ఆ! ఓకే.
నేను డబ్బులు ఆ! డబ్బులు పంపిచ్చేస్తాను.
అలా ఎ అలా ఎంత పంపిచ్చగలిగారు మీరు, అంటే నెలకి?
ఆ! నెలకొ నె నెలకు ఒక 6 వేలండి. 6,000. ఆరు వేలు రూపాయలు, ఆరు వేలు రూపాయలు. అవునండి. ఆరు వేల రూపాయలు. పంపిచ్చాను. "అరే! 6,000 నువ్వు రూపాయలు, అంత నీకు కష్టం రా. ఆ!
ఆ! ఆరు వేలు పంపిచ్చారా అండి? హ్మ్. ఓకే. ఇంక ఆయన జీవితాంతం గూడా మీ ఫోటో పెట్టుకున్నా ఆహ్, తక్కువేనేమో.
ఆ! రూ. 6,000 ఆహ్, నేను పంపిచ్చేసరికి అంటే, నెవ్ ఫస్ట్ ఒద్దన్నాడు. అ అంటే, "లేదురా. ఆహ్, మళ్ళీ నేను రాకో రాలేదనుకో, నువ్వు పెట్టిన డబ్బు గూడా వేస్టవుతదంటే," నువ్వు రాదు అని ముందే ఎందుకు నెగెటివ్ ఆలోచిస్తున్నావు. నీవు ఇప్పుడే చెప్పాను కదా! నువ్వు దగ్గర వరకెళ్ళీ వ్ రాలేదు. నీకు, నువ్వు సక్సెస్‌ఫుల్. నిజంగా చెప్పాలంటే, 95% క్రాస్ చేసి, ఆ 5% కింద పడ్డావు. నెక్స్ట్ అటెంప్ట్ ప్రిపేరవ్వు. నువ్వు ప్రిపేరవ్వు" అని నేను మోటివేషన్ ఇచ్చేసిన తర్వాత
హ్మ్. అవును. అవును. ఆ! అవును. హ్మ్. అలా ఎన్నేళ్ళు ఇచ్చార ఎన్ని నెలలిచ్చారండి?
ఒక 8 నెల్లిచ్చానండి. అంటే, ఈ నోటిఫికేషనయిపోయి, రిజల్సొచ్చాక మళ్ళొక స మళ్ళా ఒక సంవత్సరానికి నోటిఫికేషనొచ్చిందండి. ఈ సంవత్సరం నేను అతనికి ఆహ్, ఆ ఆల్మోస్ట్
ఆ!

హుహు. కోచింగ్ సెంటర్‌కి గూడా మీరు మనీ కట్టారండి?
రోజు జాయినవ్వడం. ఆ! లే ఆ చిన్న, చిన్న అమౌంటే అండి అది. అద కట్టేసా నేను గూడా. అంటే, వారంకొకసారి టెస్ట్ పెడితే, తక్కువ ఫీసే ఉంటుంది. పొయి ఎగ్జామ్స్ రాయడము, మంత్‌లీ టెస్టు ఇవన్నీ నేను నేను ఆహ్, నేపంపించేవాడిని అవి సెపరేటు. ఆహ్, తర్వాత ఈ రూమ్ ఖర్చులు మొత్తం 6000, 6000 పంపించాను. ఇంకా ఆహ్, నేనొకటే చెప్పాను ఈ డప్పుల గురించి ఆలోచించకు, నువ్వు జాబ్ అన్నీ సెట్టయిన తర్వాత నువ్వు ఇవన్నీ నాకు తిరిగిద్దువులే ఫస్ట్ నువ్వైతే, ఆహ్, నువ్వైతే నువ్వు అన్ నువ్వైతే బాగా చదవా అని చెప్పాను.
ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఓకే. ఆ! పోనీలేండి. ఆ! ఇంతకి ఆయనకి జాబ్ వచ్చిందా అండి?
ఆ! వచ్చిందండి. నేను ఆ ఇన్ నేను ఇచ్చిన ఇన్‌స్పిరేషను, ‌నేను డైలీ మోటివేట్ జేయడము, ఆ ఎప్పుడైనా సరదాగా బయటికెళ్లి బయట తిరిగి రావడం. ఉన్నారని
ఆ! అంటే మీరు ఆయన్ని వెన్నంటూ ఉండి, వెన్నుతట్టి ముందుకు నడిపించారనమాట. ఆ! అన్ ఆ! హ్మ్. హ్మ్.
అవునండి. సో, ఇలా అయ్యాక, ఆ సెకండ్ నోటిఫికేషన్‌లో తను డైరెక్ట్‌గా మ్యునిసిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అయ్యాడండి.
అబ్బా! హ్మ్.
నాకు చాలా సంతోషం వేసింది. ఆడ అసల ఆనందానికే
ఓకే. ఇప్పుడు గూడా అదే పని చేస్తున్నారండి ఆయన? గవర్నమెంట్ ఓకే.
చేస్తున్నాడండి. చేస్తున్నాడు. మనా ఇప్పటికి చెప్తాడు వాడు ఆనందానికి ఆరోజు ఆహ్, ఇంగ ఆహ్, లిట్రల్‌గా చెప్పలా ఆ! ఏడ్చేసాడు ఇంగ ఆ! ఏడ్చేసాడు నా దగ్గర నెరవేరింది. అవునండి. అలా ఎలా అంటే, వచ్చి ఏడ్చేసాడు. "అరే! నువ్వు సపోర్ట్ చేయకపోతే అసలూ" టె పర్వాలేదు రా ఏం కాదులే. నువ్వు, నువ్వు ఎప్పుడైనొకటి గుర్తుపెట్టుకో నిన్ను నీ నమ్ముకో ఆహ్, ఎవరో వచ్చి మనల్ని మోటివేషన్ చేయరు. ఈ అపజయాలు, విజయాలు ఎప్పుడు జీతంలో ఉంటూనే ఉంటాయి. ఒక అపజయం పొ పొ పొందగానే కృంగిపోవద్దు అని, ఇలా మోటివేట్ చే మంచి ప్రోత్సాహం ఇవ్వడంతో చాలా మంచిగా మంచి జీవితంలో స్థిరపడ్డాడు. మ్యారేజ్ చేసుకున్నాడు. ఆల్‌మో‌స్ట్ ఇప్పటికి ఒక 10 సంవత్సరాలయింది, మేమెప్పుడు కలిసిన సరదాగా చాలా హ్యాపీగా ఉంటాం అండి.
మొత్తానికి ఆయన కర కల, కల చాలా నెరవేరింది మీ మూలకంగ. ఆ! ఓకే. ఆ! ఓకే. హ్మ్. అదే. అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. చాలా బాగా చెప్పారండి. మీ స్నేహితులు, మీ ప్రోత్సాహం. మీలాంటి ఫ్రెండ్స్ ఉండాలండి అందరికి. ఆహ్, అంటే జీవితాలు నాశనం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు గానీ, భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లేలాంటి మీలాంటి ఫ్రెండ్స్ ఉండటం చాలా, చాలా మీ ఫ్రెండ్ అదృష్టం అం వంతుడు ముందుగా. ఆ!
ఆ! అవును. నిజమండి. అవునండి. నాక్కూడా అంటే, ఈ ఈ సందర్భంగా ఆహ్, మీతో ఒకసారి ఇవన్నీ చెప్పుకోవడం ఆహ్, చాలా ఆనందాన్ని కలిగిస్తండి.
ఆ! ఆ! ఆ! అదొకటీను ఆయన ఆహ్, <smacks lips> అంటే, ఆయన ఇంక మర్చిపోరనమాట మిమ్మల్ని. ఎందుకంటే, ఆయన జీవితాన్ని నిలబెట్టారు.
అవునండి. అంటే మేము ఫ్రెండ్స్ కాకుండా, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్సయిపోయామనమాట నిజంగా చెప్పాలంటే.
ఆ! అది. అంటే మ తన ఫ్రె తన భార్య, పిల్లలతో కూడా మీ ఇంటికి వస్తూ, వెళ్తూ చాలా బాగుందండి. అసలు మీరు చెప్పిన విషయము. నాకైతే ఒక అ‌మ్ నె ఒక నా కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆహ్, ఆహ్, అదంతా కూడా చాలా బాగుందండి. ఆహ్, మీ అనుభవాలను, అంటే ఒక మనిషిని ఎలా ప్రోత్సహిస్తే అతడు ముందుకు వెళ్ళగలడు. ఆర్థికంగా ముందు సహాయం చేయటం అనేది చాలా గొప్పది. ఆ! ఆ! కాబట్టి ఆయనకి మీరు ఆర్థికంగా చేసిన ఆహ్, సహాయం ఇవన్నీ గూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా, చాలా సంతోషంగా ఉంది నేను మీతో మాట్లాడటం. ధన్యవాదాలు.
అవునండి. అవునండి. అవును. నిజమండి. అవును. నిజమండి. అవునండి. అవునండి. అవును. నాక్కూడా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.

కథ గదండీ. అంత కష్టపడి రాకపోతే చాలా బాధ వే హ్మ్. బాధ కలుగుతుంది.
అవునండి. అంటే ఇక్కడ ఏమైందంటే, ఆహ్, తను చాలా మానసిక కృంగిపోడం, ఆ రూమ్‌లో బయటికి రాకపోడం ఇలా చేస్తుంటే అరే! ఏమైందిరా? ఎందుకు అంత ఆహ్, నువ్వు ఆహ్, ఏమంటారు డిప్రెషన్ లైక్ ఆ! "డిప్రెషన్ యెళ్ళిపోయావు. మనిషికి ఓటమై గెలుపులు సహజం. నువ్వు ఓటమిని నీ మనసుకి తీసుకోక ఓటమిని కూడా మనసుకి తీసుకోవాలి. అప్పుడే గె గెలుపు రుచి ఏంటో ఊ చ తే నువ్వు గెలుపు వచ్చినప్పుడు సంతోషించినప్పుడు, దీన్ని ఎందుకు నువ్వు ఆ బాధని పాజిటివ్ వేలో థింక్ చేయవు?"
హ్మ్. అని మీరు సపోర్ట్‌గా ఉన్నారన్నమాట వెళ్ళి. ఓకే. ఆ! హ్మ్. అవును. అవును. చాలా బా చెప్పారండి మీరు మీ ఫ్రెండ్‌కైతే. హ్మ్.
ఆ! ఆ! అయి అయితే, అయితే ఇక్కడ ఏంటంటే ఆహ్, "నువ్వు చేసిందే ఫస్ట్ ప్రయత్నం, 2, 3 ప్రయత్నాలు కాదు. ఆ ఫస్ట్ ప్రయత్నం‌లోనే దాదాపు దగ్గరికి యెళ్లి కొన్ని మార్క్స్‌తో మిస్ అయ్యావు."
అవును. హ్మ్.
"అంటే ఇక్కడ నీ టాలెంటు నీకర్థం అవుతుందా? నువ్వు చదివిన ప్రిపరేషను ఖచ్చితంగా ఉపయోగపడింది. దగ్గర వరకు ఈ జాబ్ కొట్టేంత వరకు తీసుకెళ్లింది." కానీ కొద్దిగా మనకు ఏమంటారండి
అవును. హ్మ్.
కొద్దిగా అక్కడ మోటివేషన్ తగ్గింది. ఆహ్, ఆ మోటివేషన్ కాదండి. ముఖ్యంగా కొద్దిగా మిస్ అయ్యావు. ఎందుకంటే, విపరీ విపరీతమైన కాంపిటీషను. నీతో పాటు అందరు సమానంగా రాసారు. ఎక్కడో ఆ! ఎక్ ఆ! ఎక్కడో చోట అవతల వ్యక్తికి ఒక మార్క్ ఎక్కువ కలిసి ఉండొచ్చు. నీకు తక్కువ ఉండొచ్చు. అంతావ అంత్ ఆ! దాని ద్వారా నీకు జాబ్ మిస్ అయింది, తప్ప నీలో టాలెంట్ లేక కాదు. నీ ప్రిపరేషను నీ ‌ 100% నువ్వు ఎఫర్ట్ పెట్టావు. నువ్వు అద్భుత చాలా పేపర్‌లు స ఆ 4 పేపర్‌లు తీసి చూసానండి. అంటే, ఆహ్, ఏ బిట్స్ ఎలా చేశాడో ఆహ్, ఏంటని చూస్తే చాలా చక్కగా ఆన్సర్స్ అవి చేయడము.
అదే. మిస్ అయ్యావు. హ్మ్. అది. వేల మంది రాస్తుంటారు. లక్షల మంది. హ్మ్. అవును. హ్మ్. ఓహ్! ఆ!